అవును. హ్మ్.
ఆ! ఇగ వీటి కోసం అని చెప్పి ఇగ ఎంతైనా బయటికెళ్ళేసి వర్క్ చేసి ఒస్తున్నామంటే ఆ ట్రాఫిక్, జర్నీ, స్ట్రెస్సు ఆ వర్క్ స్ట్రెస్సు ఉంటూనే ఉంటుంది.
అప్పటికే చాలా ఒత్తిడయిపోయి ఫీల్ ఉన్ ఫీలయ్యి ఉంటారు మీరు.
ఆ! ఓపిక అంతా అయిపోతది మొత్తానికి. దానికి తోడు ఇంటికొచ్చాక ఇంట్లో పనులు, పిల్లల పనులు వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టాలి డిన్నర్ చేసి పెట్టాలి అంటే అదో ఎక్స్‌ట్రా ఎఫర్ట్ అన్నట్టే ఎక్స్‌ట్రా స్ట్రెస్ అన్నట్టే.
హ్మ్. హ్మ్. అవును.
మళ్ళీ వీళ్ళు అన్నీ తినరు. ఆహ్, అయితే మా పాప ఎప్పుడైనా
ఆ! ఇ వాళ్ళకి చిన్న పిల్లలైతే వాళ్ళకి నచ్చిన హ్మ్. చిన్న పిల్లలంటే వాళ్ళకి నచ్చినయి చేసి పెట్టాల్సిందే.
చేసిపెట్టాలి. ఏదైనా కొంచెం హెల్తీగా చేద్దామంటే తినరు. అన్‌హెల్తీ ఏమో మంచిగా తింటారు. ఇదొక తంట ఉంటది ఎప్పుడు. అయ్ అయితే ఎప్పుడన్నా కొంచెం. ఆహ్, బ ఆహ్, కొంచెం విసుగైనా గూడా కొంచెం ఎక్కువ పనుల్లో ఉన్నా గూడా నేను ఆటోమేటిక్‌గా అ ఆహ్, అది అంతా కొంచెం మా పాప మీద చూపిచేదాన్ని. ఏ తను ఊకే వచ్చి చేపించమ్మా ఆడుకోవడానికి కిందికి వెళ్దాం అది ఇది అన్నా కూడా తెలియకుండా ఆటోమేటిక్‌గా నేను కొంచెం విసుగయ్యేదాన్ని. విసుగయ్యేటప్పుడే నాకు తెలుసు.
హ్మ్. అవును. అసలు హ్మ్. అయ్యో! హ్మ్. పాపం అంటే క ఓకే. అంటే వాళ్ళు అన్నీ అన్నిస్ ఓకే.
విసుగు అయితున్నా అని.
అది అనేస్తారు కదండి. చిన్న పా చిన్న పాప ఆహ్, చిన్న పాప అనేసి అనేస్తారు గదా! అంటే మీరు ఇసుగుతో అనేసి ఉండొచ్చు. తరువాత మళ్ళీ ఫీలయితారా? అనవసరంగా అన్నాను. అసలు నా వరకు
ఆ! ఫీల్ అయ్యే అసలు తర్వాత ఫీల్ అవ్వడం గాదు. నేను అనడం సగం పూర్తి కాగానే నాకు రియలైజేషన్ ఒస్తది. నేను అరుస్తున్నా. నేను అరుస్తున్నా. అనవసరంగా అరుస్తున్నా తన మీద చూపిస్తున్నా. అనేది నాకు అర్థమైతది. అయినా గూడా ఆ స్ట్రెస్ రిలీజ్ అవ్వాలి ఎట్నొ గట్ల.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్.
ఆ స్ట్రెస్ రిలీజ్ అయిపోతే అప్పుడు కొంచెం కామ్ డౌన్ అయిపోతా. వెంటనే నేను ఆహ్, కొంచెం నా వాయిస్ రెయిస్ అయితుంది అనంగానే. మా హస్బెండ్ లోపల ఆఫీస్ రూమ్ నుండి బయటికి ఒచ్చేస్తారు. <giggles> ఒచ్చేసి, "ఓకే. కూల్ డౌన్ ఓకే. కామ్ డౌన్ <giggles> అని చెప్పేసి ఓకే! మమ్మీ ఏదో కొంచెం స్ట్రెస్‌లో ఉంది. నన్ను అడుగు" అని తను ఆ డ్యూటీ తీసుకోవడము. లేదు అంటే నేనే కాసేపయ్యాక మా పాప త తప్పకుండా నేను కొంచెం ఆ విసుగు తన మీద చూపించినా సరే! వెంటనే తన దగ్గరికి వెళ్ళేసి, సారీ చెప్పేసి నాది మిస్టేక్ నేను నా పనుల్ని మేనేజ్ చేసుకోలేక నిన్నరుస్తున్నా. అన్నట్టుగా ఏదో ఒకటి కన్విన్స్ చేసి చెప్పడము. ఆహ్, ఈ విషయంలో మా పాపను ఒప్పుకోవచ్చండి తను ఓపికగా ఉండేది పాపం.
పాప మీద చూపిస్తారన్నమాట. <giggles> అయ్యో! హుహు. బుజ్జగిస్తారన్నమాట. హుహు. ఆ! అదే. హ్మ్. బుజ్జగిచ్చేస్తారు తొందరగా. హ్మ్.